ఆ! ఉంది అండి ఆహ్, ఒక అమ్మాయి నాకు టెడ్డీ బేర్ పెద్దదిచ్చింది. ఇంత పెద్ద టెడ్డీ బేర్ ఇచ్చింది అమ్మాయి. అదే ఆహ్, టెడ్డీ బేర్
ఓకే. చాలా క్యూట్‌గా ఉంటాయి కదా! టెడ్డీ బేర్స్ ఎంత వాటిని పట్టుకొని పడుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. <chuckles> హ్మ్.
ఆ! ఆ! ఆ! అవునండి. రెడ్ కలర్‌లో ఉంటుండే అది. చాలా బావుంటుండే కానీ ఎన్ని రోజులకైనా చినిగిపోవాల్సిందే గదండీ. కొన్ని రోజులకి అది చినిగిపోయింది. గో నాకెందుకో చాలా బాధ అనిపిచ్చింది అది చినిగిపోయి పోతుంటే గూడా, ఫుల్లు బాధనిపిచ్చింది చెప్పిన గూడా నా టెడ్డీ బేర్ <giggles>
అవును. అవును. అంటే ఆహ్, అవి మనము ఎంత కాపాడుకోవాలి అని చూసినా సరే ఆహ్, మనం మన చేతిలో ఉండదనమాట. అవి చిరిగిపోతూ ఉంటాయి, క్వా క్వాలిటీ అయ్యుండొచ్చు, క్లాతయ్యుండొచ్చు, దాన్ని కుట్టే విధానం అయ్యుండొచ్చు, ఎలా చేస్తారో మనకి తెలిదు కదా! ఎంత మంచిగా చూసుకున్నా సరే అవి చిరిగిపోతా ఉంటాయి.
అదే. హుహు. ఆ! అవునండి. నేనైతే మంచిగా వాష్ జేశెదాన్ని <smacks lips> అబ్బా క్యూట్‌గా చూసుకునేదాన్ని నేనొక మనిషి లానే ఫీలయ్యేదాన్ని. అందుకనే అది చినిగిపోతుంటే అప్పుడు బాధ అనిపిచ్చింది నాకు. అప్పట్నుండి ఏ వస్తువుకి కనెక్టవ్వద్దని గూడా నాకర్థమయిందండి. <chuckles> ఆ తరువాత నుంచి ఏ రోజు టెడ్డీ బేర్ కొనలేదండి నేను ఎవరైనా ఇచ్చిన తీసుకోలేదు. అసలు ఎవరిని తిడతాండి నేను. నాకెందుకో చాలా బాధ అనిపిచ్చిందండి. అందుకనే <smacks lips> కొన్ని రోజులు టెడ్డీ బేర్ లేనందుకు నాకు నిద్ర గూడా పట్టలేదు. ఎలానో అయిందండి కొంచెం ఏదో లేదు ఏదో లేదు అన్నట్టు ఆ టెడ్డీ బేర్ చినుగుతుంటే నాకు మస్తు బాధనిపిచ్చింది.
ఓకే. అవును. అవును. మరి హుహు. <giggles> అయ్యో! అంతలాగా కనెక్టయిపోయారా? ఆ టెడ్డీ బేర్‌కి? హ్మ్. అయ్యయో! అలాంటిది ఎక్కడన్నా కొనుక్కోడానికి ప్రయత్నిచ్చారా చూసి?
ఆ! లేదండి. అంటే కొనడాని ఇంకొద్దు అని ఫిక్స్ అయ్యానండి నేను ఇంతగానం అడిక్టయిన దీనికి ఈ వస్తువే కదా బొమ్మనే గదా ఎందుకిలా అవ్వద్దు అని నాకు నె నాకే అనిపిచ్చింది ఆ ఇంకె ఇంకెప్పుడు ఇలాంటివి టెడ్డీ బేర్సే కొనొద్దని ఫిక్స్ అయినా అండి నేను.
హ్మ్. అయ్యో! మరీ కొంతమంది మనుషులు ఎంత ప్రత్యేకంగా ఉంటారంటే, మనకిష్టమైన వస్తువుని వాళ్ళకి గిఫ్ట్‌గా ఇస్తాం మనము. మనకది చాలా ఇంపార్టెంటయినా సరే వాళ్ళకి ఆ వస్తువుని గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకో అనుకుంటాము. అలా ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువుని మీరు మీ స్నేహితులకు కానివ్వండి, లేకపోతే మనకిష్టమైన మనం ప్రేమించిన వాళ్ళకానివ్వండి అలా గిఫ్ట్స్ ఇస్తా ఉంటాం మన దెగ్గరున్నవి. ఇది ఇన్ ఇప్పడి వరకి నేను దాచిపెట్టాను దీన్ని ఇప్పుడు నీకు ఇస్తున్నాను ఇది. చూద్దాము నువ్వెలా చూసుకుంటావు అని చెప్పి అలా ఇస్తూ ఉంటాం కదా. మీకిష్టమైన ఫేవరెట్ వస్తువుని అలా ఎప్పుడైనా విడిచిపెట్టి అలా మీ స్నేహితులకిచ్చారా?
అవును. ఆ! నా దెగ్గరొక హుడీ ఉంటుండే నండి నాది. <chuckles> ఆ హుడీ హుడీ వేసుకునే హుడీ చాలా ఇష్టం.
ఓకే. మీకన్నీ ఇష్టమైనవి బట్టలే అయుంటాయి కదండి. మోస్ట్‌లి చీర కానివ్వండి, స్కర్ట్ కానివ్వండి, చుడీదార్ కానివ్వండి.
అవునండి. నాకు హ్మ్. నాకు అవునండి. నాకు కొంచెం బట్టలు పిచ్చి ఎక్కువా. ఆ! హుడీ‌ని వదిలేసి
బట్టల బట్టలిష్టం లేని అమ్మాయిలు ఎన్ చన్ అసలు ఎవరున్నారండి? అన్ ప్రతి ఒక్కల్లకిష్టం ఈ చిన్న పిల్లలకి కబోర్డ్ అంతా నిండిపోతున్నాయి బట్టలకి. ఇంగా మనకిష్టం లేకపోతే ఎలా ఉంటుంది?
ఆ! అదే.

ఆ! మిడ్డి అన్నా కదా అండి ఏడిసినాను నేను నిజంగానే. ఆహ్, నాకు చాలా ఇష్టమండి. ఆ మిడ్డి, పింక్ కలర్ మిడ్డి నాకు కింద బ్లూ జీన్స్‌లో ఉంటుండే షార్ట్ మిడ్డి నాకు చాలా ఇష్టమండి. ఇంగ నేనైతే చాలా ఏడ్చినా. అసలెందుకిచ్చినావు? ఏమి లేదు కొనిపిస్తాలే కొనిపిస్తా మళ్ళీ కొడిసి మిడ్డి కొనిపిస్తా అన్నదండి మా అమ్మ కానీ ఇప్పటి వరకు కొనిపియలేదు. <chuckles> ఆ!
ఇంకా హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. వ్యాగు అది మాట మాత్రం చెప్తారు. కానీ కొనిచ్చేది మాత్రం ఉండదు.
ఉండదు అసలు. అది. నాకు చాలిష్టం, చా ఎదో ఎన్నెన్నో మెమోరీస్ అది నేను కొత్తగా డ్రెస్సెసుకు ఒక పండుగకేసుకున్న అట్లా నాకు చాలా ఉన్నాయండి. ఆ మిడ్డి మీదే చాలా ఇది, ఆహ్ మంచి మంచి గు గుర్తులున్నాయండి దాని దగ్గర సంతోషం కావచ్చు, ఏడ్చినవి కూడా ఉంటాయి కదండీ కొన్ని సార్లు. <chuckles> ఆ! ఆ!
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. <chuckles> ఇప్పుడు మనము మన స్నేహితులతో కానివ్వండి, లేకపోతే క్లోజ్‌గా చాలా మన క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్‌తో కానివ్వండి, అన్ని విషయాలు పంచుకుంటూ ఉంటాము. అలా మీ దగ్గరున్న ఏదైనా ఒక ప్రత్యేక వస్తువు గురించి, లేకపోతే ప ఇక్కడ లైక్ కొత్త వస్తువైనా సరే, పాత వస్తువైనా సరే, దానికి మీరు క ఎలా కనెక్ట్ అయ్యారు అని చెప్పి అది మీ ఫ్రెండ్సుకి కూడా చెప్పిన సందర్భం ఏమైనా ఉందా?